ఆ! అయితే, ఒక చిన్నా ఉ ఫోను అంటే, టార్చ్ లైటొస్తది ఆ ఫోనుకంతే. ఆహ్, ఇలాగిప్పుడు ఈ డ్యురా కంటే ముందు, ఈ రీచార్జులు అవెక్కువగా చేసుకునే చేసుకోలేకపోయేవాళ్ళం గదా! అలాగా ఒక చిన్న సెల్‌ ఫోన్ పట్టుకొనీ, ఆ సెల్ ఫోన్ టార్చ్ వేసుకొని వె వెళ్ళిపోతుండేవాడిని క్యారేజివ్వడానికి గూడా. హ్మ్. అయితే, దారి మధ్యలో ఒక మర్రిచెట్టు ఉంటుండే అండి. మే నేను వెళ్ళే దారిలో. నడుచుకుని
అవును. ఓకే. అవునవును. అవును. వెళ్ళిపోయారు. ఆ ఓకే. అమ్మో! మర్రిచెట్టు అసల్ మర్రిచెట్టు అనగానే, రాత్రి అంటేనే అది ఒకా భయం, అస్సలు మర్రి చెట్టంటేనే.
అవును. భయం. హ్మ్. అయితే
ఎంత ధైర్యవంతుడికైనా, కొద్దిగా భయం.

ఆ! ఉందండి. ఒక 2 సందర్భాలున్నాయి అలాగ. ఆ! అహా! అయితే ఒకసారి నేను ఆహ్, నేను హైదరాబాద్‌లో జాబ్ చేస్తూ ఉంటాను. నేను ఇక్కడి నుంచి ఒక్ ఆహ్, మా ఇంటికి వెళ్ళడానికి ఒక 100 కిలోమీటర్ల దూరముంటుంది.
అవునా? ఏంటి ఆ 2 సందర్భాలు? ఓకె. 100 కిలోమీటర్లు. అంటే మీరు హైదరాబాద్ ఔట్‌స్కర్ట్స్‌లో ఉంటారయితే.
హ్మ్. ఆ! అంటే లేదు నేను హైదరాబాద్‌లో లో ఈడ మన లోకలే ఉంటాను నేను గాని, మా ఇంటికి వెళ్ళడానికి కొంచెం దూరమైతుంది మా ఊరికి.
అవును. దూరం ఒక 100 కిలోమీటర్లు, అంటే ఒక 2 గంటల సమయం బడుతుంది.
అవును. ఈజీగా పడుతుంది. హ్మ్, అయితే ఆ సందర్భంలో నాకు మా ఇంట్లో, మా అమ్మాయికి బాలేకుండే, హెల్త్ బాలేకుండే ఒకసారి, ఒక 2 సంవత్సరాల కింద.
ఓకె. అవును. ఓకె. అవును.
హ్మ్, నేను ఇలాగే నేను ఇక్కడుండి చదువుకుంటున్నాను, జాబ్ ప్రిపరేషన్స్‌లో ఉన్నానప్పుడు.
సో మీ అమ్మగారికీ ఆహ్, బాలేదు ఆరోజు.
హ్మ్. హెల్త్, హెల్త్ బాలేకపోతే కాలొచ్చింది నాకు ఇలాగా, "హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నాము ఆహ్, నువ్వు రా అని చెప్పేసి," నాకు కాల్ జేషిరు.
అ! ఆ! ఏ ఏంటి అంత ఏ ఏ అంటే ఆహ్, అంత ఎమర్జెన్సీ రాత్రిలో మీకు కాలొచ్చింది అయితే.